హ్మ్. సినిమాల మీద సినిమాలు. <laughs> సినిమాలు పిచ్చి ఉందన్నమాట అయితే నీకు.
సినిమాల పిచ్చి యాహ్! సినిమాలు పిచ్చి <chuckles> సినిమాల పిచ్చి. ఆ! అమెజా అమెజాన్ ప్రైమ్‌లో ఏమన్నా కొత్త వెబ్ సిరీస్ కనిపించిందనుకోండి. ఫస్ట్ ఒక ఎపిసోడైతే నచ్చిందనుకో అది. ఆహ్, దాని తర్వాత ఆ రోజు దాన్ని కంప్లీట్ చేయకుండా ఒదిలిపెట్టేది లేదు. అసలు పరిస్థితి లేదు. హుహు. లేదు. అలాగ
ఆ! <chuckles> ఓకె. హ్మ్. మొత్తం పడుకోవు అన్నమాట. అలా నువ్వు చూసిన ఏ ఏదైనా వెబ్ సీరీస్ గాని ఏదైనా ఇలాంటి సీరీస్ ఏదైనా ఉందా? ఏం జెప్తావు?
హ్మ్. ఒకటే రోజులో అయిపోగొట్టాను ఒక సీరీస్ నేనైతే. 'ఫర్ జీ' అని జెప్పేసి.
ఓకె. 'ఫర్ జి' అనేది ఒకటే రోజు జెశావు. ఓకె బావుంది.
హ్మ్. 'ఫర్ జీ' గాని దాని తర్వాత 'జాక్ రీచర్' అని జెప్పేసి
హ్మ్. ఓకె. ఆ! ఆ! ఇవన్నీ మంచి మూవీస్ యాక్చువల్‌గా. ఇవన్నీ మంచి సీరీస్‌లే.
ఆహ్, రీచార్. ఆ! సిరీసు ఆ! రీచర్ గాని దాని తర్వాత 'జాక్ రాన్' అని జెప్పేసి 'టామ్ క్లాన్సిస్ జాక్ రాన్' 'జాక్ రాన్' అని జెప్పేసి, ఐదది అద్భుతంగా ఉంటుంది. 3 సీజన్లు ఉన్ ఉంటుంది. అది ఒక్ ఆహ్, రొ 3 రోజుల్లో అయిపోగొట్టను 3 సీజన్‌లు దాన్ని.
హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. సూపర్. <chuckles> 3 రోజులు 3 సీజన్‌లు అవ్వగొట్టావంటే నువ్వు అంటే నీకక్కడ ఎంత ఫోకస్ ఉందో అర్థం అవుతుంది నాకు. <laughs>
అర్ ఆ! ఆ! దాంట్లో ఫోకస్ అయ్యో! మన ఆహ్, వెంకి సినిమాలో జెప్తారు గదా! ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్‌ రా" మనకని చెప్పేసి. <chuckles> మనకి చదువు తప్ప అన్నీ ఇంట్రెస్ట్.
<chuckles> ఆ! <laughs> అంటే నీ ఫోకసనేది అక్కడ డిస్ట్రాక్ట్ కాకుండా నువ్వు మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం యాక్చువల్‌గా. ఓకె. హ్మ్.
<chuckles> హ్మ్. దాంట్లో ఉంటుంది. <giggles> అవును. అలాగ ఆహ్, అలాగే కొన్ని రోజులు అంటే ఆహ్, కొన్ని సందర్భాల్లో ఒంటిగంట అలాగయిపోయేది. ఒంటిగంట తర్వాత నిద్రపోదాం అనుకుంటే అసలు నిద్ర రాదు గదా! అసలు. అంత సేపు ఫోన్ చూసాక.
ఓకె. హ్మ్. అవును. ఇంక నిద్ర రాట్లేదు గాని మిగతాది కూడా చూసేద్దాంలే అనిపిస్తది. <chuckles>
ఆ చూద్దాం లె రేపటిది రేపన్నట్టు ఆహ్, ఇంకా ఒంటి గంట ఆ సమయం వరకి పడుకోవడం అలాగే లేట్ ఫ్ అలాగ పడుకున్నప్పుడు నెక్స్ట్ రోజు అసలు దేని మీద ఇంట్రెస్టే ఉండదు. మనకి మార్నింగ్ లేచి బ్రేక్‌ఫాస్ట్ చేద్దామన్నా అసలు ఓపికే కాదు.
<laughs> ఓకె. హ్మ్. నిజమే. నిజమే. అసలు పొద్దున్నే లెగడమే చాలా బద్ధకంగా ఉంటుంది. లేసినా మన వర్క్ మన రౌటీన్ వర్క్ చేయాలంటే గూడా చాలా కష్టంగా ఉంటుంది.
హ్మ్. బద్ధకంగా బాడీ హ్మ్. బాడీ పెయినైపోతుంటుంది. ఏమేమో అయితుంటది. హెడ్‌ఎక్, అలాగ.
హ్మ్. నిజమే.

సో అలా నీ నీళ్ళు తాగి ని పడుకున్నా కూడా నిద్రొచ్చేదంటారు.
హ్మ్. ఆ! ఎలాగంటే ఇప్పుడు మనకి ఫుల్ల్ టైట్ తినేసామనుకోండి మనం ల నైట్ డిన్నరు. అసలు నిద్ర రాదు. అంటే కడుపు టైట్ అయిపోవడం లేకపోతే ఆయాసంగా
హ్మ్. అవును. అంటే అంటే కడుపు అంటే, ఎట్లంటే గొంతు తాగ తినేస్తా ఉంటారు చాలా మంది. అది అరగదు. పడుకోనివ్వదు. <laughs>
<chuckles> ఆ! నా నేను తిన్న సందర్భాలు ఉన్నాయి అలాగా. హ్మ్. ఏదైనా మంచి ఫుడ్ ఉంటే, ఆ రోజు నైట్ బిర్యానీ లాగా అలాగా.
ఓకే. అకేషన్‌ గాని ఏదైనా ఉంటే ఇంగ మీరు తినడం స్ తినడంలో ఆపకుండా <giggles> తినేవాళ్ళన్నమాట.
హ్మ్. అవును. ఆ! అలాగే. కాక్ హ్మ్. అలాగ కొంచెము ఆహ్, బ్యాలెన్స్‌డ్‌గా తినడం కానీ లేకపోతే మన ఫుడ్‌లో అన్ని న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం. ఇప్పుడు ప్రోటీన్స్ గానీ ఫైబర్ గానీ, లేకపోతే మనకి చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి ఉండేటట్టు చూసుకునేవాడిని. ఆహ్, రోజుకొక 4 ఎగ్స్. ఆ! ఆ!
బావుంది. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. యెస్. యెస్. ఓకే. 4 ఎగ్స్ ప్రోటీన్ గూడా మంచిగా తీసుకునేవాడివి.
హ్మ్. ప్రోటీన్ వే ప్రోటీన్ తీసుకునేవాడిని మార్నింగే. జిమ్‌కెళ్లి వచ్చాక.
హ్మ్. ఓకే.
2 వే ప్రోటీన్ దాని తర్వాత కొంచెం ఇం ఇంక ఇంట్లో జేసిన రొటీన్ ఫుడ్డే అంటే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌లోకి ఇడ్లీ గాని, దోశ గాని ఉంటుంది ఇంట్లల్లో. అలాగో 2 ఇడ్లీ ఆ! 2 ఇడ్లీలు ఆహ్, వితౌట్ చట్నీ అంటే టమాట ఆ! వ టమాటా చట్నీ అలాగా ఆ! పీనట్ చట్నీ బాగుంటుంది మనకు తినడానికి గానీ కొంచెం క్యాలరీస్ ఎక్కువైపోతాయి.
హ్మ్. హ్మ్. అవే తినేయడం. హ్మ్. వితౌట్ చెట్నీ. ఓకే. ఓకే. క్యాలరీస్ అనేవి కౌంట్ అవుతున్నాయి. గాబట్టి నీకు హెల్త్ పరంగా చూసుకొని చేసుకున్నావన్నమాట మొత్తం ఫోకస్. బావుంది. బావుంది.
ఆ! ఓవర్ క్యాలరీస్ అయిపోతయి. అవును. హ్మ్, అలాగా లంచ్‌లో గాని, లంచ్‌లో కూడా సేమ్ ఇలానే ఒ ప్రోటీన్ ఉండేటట్టు.
హ్మ్. ఓకే. ఓకే. ఇవన్నీ పాటిస్తూ నీ ఫోకస్‌ననేది మళ్ళీ తెచ్చుకుంటూ ఫోకస్‌ననేది మెయింటైన్ చేస్తున్నావు. చాలా...
ప్రోటీన్ ఫుడ్ తీసుకునే హ్మ్. ఆ! యాహ్! ఆహ్, అవన్నీ తిన్నాక చాలా బాగా పెరిగింది ఫోకస్ గూడా.
చాలా బావుంది. చాలా బావుంది. అదే మరి ఫోకస్ కోల్పోయినప్పుడు నువ్వు ఎలా తిరిగి వచ్చావు, ఎలా మరి నీ డైట్ మార్చుకున్నావు, ఎలా నీ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకున్నావు అనే విషయాన్ని నీ అనుభవాల ద్వారా చాలా చక్కగా వివరిచ్చావు. నీకు నా ధన్యవాదాలు.
హ్మ్.